ఆ! ఆటోమేటిక్‌గా మారిపోద్ది సి సినారియో అంతనా. మీకు తెలీదా విషయం?
ఈ ఫ్రెండ్ యాప్ కూడా ఏంటంటే జస్ట్ మీకు ఫ్రెండ్స్ దొరుకుతారు. ఆహ్, ఫ్రెండ్‌లాగా మాట్లాడుతారు. వాళ్ళ అనుభవాలను మీతో పంచుకుంటారంటారు గాని, కంప్లీట్ డిఫరెంట్ అండి బాబు. అక్కడ అసలు నాకు చిరాకేసింది. ఆహ్, డౌ డి <smacks lips> డిలీట్ చేసి పడేసా అకౌంట్‌ని.
డి ఇప్పుడు అలాంటివి పంచుకుంటారు. మాట్ల అలా కాదండి. అలాంటివి మాట్లాడుతారు. పంచుకుంటారు. ఇప్పుడు ఫేస్‌బుక్, ఇన్స్టా‌ని కూడా మనం నమ్మొచ్చు గాని, ఇలాంటివేటంటే అబ్బాయిల ఇంటెన్షన్ కూడా మంచివాళ్ళు రారు. ఇప్పుడు ప్రాపర్‌గా ఇంటెన్షన్ ఉన్నోడు. బయట మీకు ఎంత ఇష్టపడితే బయటనమ్మాయి మన కాలేజీ‌ల్లోనో లేదా మన కొలీగ్స్‌నో ఒకలినొకళ్ళు ఇష్టపడడం ఇలాంటివి కామన్ థింగ్స్ గాని, ఒక అప్‌లోకెళ్ళి అందులో అమ్మాయిలుంటారు. వాళ్ళందరితో మాట్లాడాలి అనే ఇంటెన్షన్ ఉన్నప్పుడే, అతనిది రాంగ్ మైండ్‌సెట్. సో, అలాంటి వాళ్ళే అందులో ఉంటారు.
అవును. అవును. నిజంగానే. హ్మ్. నిజంగానే. నిజంగానే. అసలు ముందు నాకు తెలిసి ఈ యప్‌ని తీసేసి పడేయా‌లండి. ఇ ఇటువంటివి చాలా ఉన్నాయి. అసలు ఇపాయ్
ఈ సెలబ్రిటీస్‌తో చెప్పిస్తున్నారంటే, మీరు ఆలోచించండి. అదెంత బ్యాక్‌గ్రౌండ్ నుండి వాళ్ళు చేయిస్తున్నారో.
అవును. అవును. ఇన్ చ అవును. అవును అది నిజమే. అంటే ఏంటంటే ఈ యూజ్ చేసే వాళ్ళు కూడా ఇప్పుడు హాస్టల్‌లో ఉంటున్నారు కదా! దరిద్రం అంటే అదే ఆ హాస్టల్స్ ఆ పీజీ హోస్టెల్స్ ఇష్టం వచ్చినట్టు తయారవుతున్నారండి. పీజీ హోస్టెల్స్ వాళ్ళు. నిజంగా ఈ పేరెంట్స్‌కి దూరంగుంటున్నారు. ఆ!
హ్మ్. నిజమే‌గా ఆళ్ళు కూడా ఉంటారు. వాళ్ళకేంటంటే వి విచ్చలవిడితనం. ఆ! వాళ్ళకి భయం భయపెట్టడానికి వాళ్ళుండట్లేదు. వ్య డబ్బులొచ్చేస్తాయి.
హ్మ్. భయపెట్టడానికి వాళ్ళుండట్లేదు. హ్మ్. ఇక ఏముంది? ఏదో ఒకటి కాల్ దూరంగా ఉండి కాల్ మాట్లాడితే, వాళ్ళకేమైనా వినిపించిద్దా? ఏం వినిపించదు కదా! ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. హ్మ్. ఈజీగా మనీ వస్తున్నాయి. ఆ డబ్బులతో మళ్ళీ తిరుగుతున్నారు. మళ్ళీ డబ్బులు కావాలన్నప్పుడు మళ్ళీ మాట్లాడుతున్నారు. ఇంక ఇదే ప్రాసెస్ అయిపోయింది. వాళ్ళకి ఆ పీజీ‌లో ఉండేవాళ్ళకి.
అక్కడ వాళ్ళకెంటంటే వర్క్ చేసుకోవాలా ఏంటి? ఎవరికీ తెలియదు. ఈజీ మనీ.

నిజంగానే ఇప్పుడు నాకొక సిట్యుయేషన్ జరిగింది అండి. ఏంటంటే, మనకి ఫ్రెండ్ యాప్ ఉంది గదా! నేను ఇట్లా జాబ్ పోర్ట్‌ల్స్‌లో నా నంబర్ రిజిస్టర్ చేసుకున్నాను. ఇంట్లో ఉండి టెలికాలర్‌లాగా మాట్లాడాలి అనంటే ఓకే. బావుండిద్ది గదా! నాకు ఇంట్లో సరిపోయిద్ది నేను చేసుకుంటాను అని చెప్పేసేసేసి రిజిస్టర్ చేసుకున్న దానికి. ఒకరోజు కాల్ జేశారనమాట. కాల్ చేసి "ఇట్లా మా అప్లికేషన్ ఉండిద్ది డౌన్‌లోడ్ చేసుకోండి. డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత ప్రాపర్‌గా రిజిస్టర్ అయిన తర్వాత మీకు ఆహ్, మళ్ళీ మెసేజ్ ఒస్తుంది అప్పుడు మీరు వర్క్ స్టార్ట్ జేయండి" అని జెప్పేసి చెప్పారు. ఓకే నేను చాలా సంతోషిచ్చా. ఓకే బావుండిద్ది గదా! అని నాకప్పుడుకి ఫ్ ఆ! ఫ్రెండ్ యాప్ గురించి నాకసలు తెలీదు ఆహ్, పర్టిక్యులర్‌గా. నాకసలు ఏమి తెలీదు ఆ! సరే అని చెప్పేసేసి నేను అప్లికేషన్ డౌన్‌లోడ్ చేసుకున్నా. చేసుకున్న తర్వాత ఒక కాల్ తీసుకోండి మీరిట్లా తీసుకోవాలి అని జెప్పేసేసి ఫస్ట్ చెప్పారన్నమాట. చెప్పిన తర్వాత నేను తీసుకున్నానండి ఫస్ట్ కాలు. తీసుకున్న తర్వాత ఆహ్, "మీ పేరేంటి? ఎక్కడినుంచి? ఆహ్, మీ ఫోన్ నంబర్ ఇస్త" డైరెక్ట్‌గా మాట్లాడేసత్తునాడు నాకేమి అర్థం గాలేదు ఇంకప్పుడర్థమైందన్నమాట. వెంటనే యూట్యూబ్‌కొచ్చేసేసేసి ఆహ్, వెళ్లి అసలు ఫ్రెండ్ యాపంటే ఏంటి? అని జెప్పేసేసి డీటెయిల్స్ దెలుసుకున్నా. ఇంక అంతే కథం నా అకౌంట్‌నే డిలీట్ చేసి పడేసా నేనైతే. అట్లాంటి
అసల ఆ కోన చెప్పండి, చెప్పండి. ఆ ఫ్రెండ్ యాప్. ఆ! పోన్లే మొత్తానికి ఓ జాబొచ్చింది. ఫ్రెండ్ యాపా ఆ! ఓకే, ఓకే. ఆ! అసలు ఆ! ఫ్రెండ్ యాప్ కొంచెం వరస్టండీ. అంటే అంత మనం అంత యూజ్ చేయకూడదది. ఎందుకంటే ఆహ్, తెలుస్తూ ఉంటాయి గదా! మనకి ఇన్స్‌స్టా‌గ్రామ్‌లో ఆటిల్లో దాని కోసం చాలా మంది అబ్బాయిలేంటంటే వేరెవోలతో
వరస్టండి. అవును, అవును. అంటే నేనేమో కొంచెం ఎక్కువగా నాకసలు ఇన్స్‌స్టా యూజ్ చేయడం గానివ్వండి ఇవి నాకు తెలియదు. కొంచెం నేను యూట్యూబే యూజ్ చేస్తూ ఉంటా. మనకు కొంచెం హీరోయిన్స్ గూడా ఫ్రెండ్ యాప్ గురించి ఇప్పుడు ప్రమోషన్స్ చేస్తున్నారు. సో అది చూసినప్పుడు అనిపించిద్దన్నమాట.
<clears throat> మన, మన దౌర్భాగ్యమైన స్థితి అదే కదండీ! ఆళ్ళకొచ్చి ప్రమోట్లు చేసినప్పటికి ఇక్కడ నిజమనేసుకుంటున్నారు అందరూ. ఇప్పుడు చూసారా మీతో కావాలని మీకు ఒక జాబిచ్చినట్టిచ్చి మీతో మాట్లాడిద్దామని చూస్తున్నారు.
ఆ! హ్మ్. అది చూసి హ్మ్. అవునండి. అసలు ఇదే గదా! మీకు ఇట్లా పర్ మంత్ 15కే వచ్చిద్ది 20కే వచ్చిద్దని చెప్తున్నారు. అందులో దిగిన తర్వాత అక్కడ జరిగేది వేరు.

అసలు కానీ, ఇది చెత్త. ఈ పీజీ ఈ హాస్టల్స్ కానివ్వండి, ఈ పీజీ హాస్టల్స్ ఒకటి. ఇ ఇటువంటి యాప్సు పరమ దరిద్రం. ఈ అసలు వీటివంట్లోసల ఉండడం కూడా వేస్ట్ అసలు, నాకు తెలిసి.
అది వాళ్ళకి అర్థం కాదు. ఆ! నిజమండి అలాంటివి. ఇప్పుడు మీరు ఫ్రెండ్ యాపని ఒకటి చెప్పారు గాని, కుప్పలు, కుప్పలు వొస్తున్నాయండి. దోస్ట్ యాపని, లేదా ఇంకో యాప్ అని, అదేదో ఒకసారి నేను మా ఫ్రెండ్ ఎవడో చూస్తుంటే చూసాను. రైట్, రైట్, రైట్ సైడ్ కొడుతుంటారు, లెఫ్ట్ సైడ్ కొడుతుంటారు అమ్మాయిలు ఏం జేస్తున్నావు రా? అంటే నుంచి, "అమ్మాయిల్ని సెలెక్ట్ చేయాలని" అసలా వర్డే నాకు నచ్చలేదు, ఫస్ట్ ఆఫ్ ఆల్. <smacks lips> అది వా ఆ! ఇ ఇలాగ రైట్ అంటే మనకు నచ్చారనుకోండి, రైట్ సైడ్ తిప్పాలట ఫోటో. ఫోటోలు వొస్తున్నాయన్నమాట అమ్మాయిలు వరుసగాన. ఓ నచ్చితే రైట్ సైడ్ తిప్పాలంట లెఫ్ట్ సైడ్ తి అమ్మాయిలని సెలెక్ట్ చేయడం, ఓరే! అది ఏ ఎంత వర్స్ట్‌గా ఉందండి అసలా థౌటు <chuckles> ఇప్పుడు ఫేస్‌బుక్ అ!
అయ్యో! అవునా! దేవుడా! ఓకే. ఓకే. బాబు నిజంగానే నాకు, నాకు తెలియదసలది. ఆ!
ఆ ప యాప్ నాకు కూడా ఐడియా లేదు ఆ యాప్. అర్ ఇప్పుడు ద లాస్ట్ ఇది ఎక్కువ ఇయర్స్ కూడా కాదు. లాస్ట్ పైగా ఇంకోటి వర్స్ట్ థింగ్ <chuckles> ఏంటంటే, వాడికి మ్యారేజ్ అయిపోయింది, ఆల్రెడీ ఒక పాప కూడా ఉంది వాడికి.
ఓ ఇది మరి దారుణం కదా! ఛీ. ఆ!
ఆ! ఐ థింక్ 2 మంత్స్ బ్యాకే వాడికి బాబు ఎవరో పుట్టారు. వాడు అంత దారుణంగా జేస్తన్నాడు వాడు. నేను నా నా నాకు చాలా చిరాకొచ్చిందండి. ఇప్పుడు ఆహ్, ఏదో క్లాస్‌ లోనో, లేదా కాలేజ్‌లోనో, లవ్ చేసుకోవడం వేరు, లేదా కొలీగ్స్‌ని ఇష్టపడడం వేరు, లేదా మనం ఏదైనా ట్రావెలింగ్‌లో ఎవరికైనా అమ్మాయి నచ్చితే, వాళ్ళకి లైన్ ఏయడం వేరు. ఇదంతా ఒక ప్రాసెస్‌ లోనే ఒక కమ్యూనిటీ ఉంటది. అలా కాకుండా ఎవరో తెలియదు? ఏటో తెలీదు? ఆ అమ్మాయిల ఫోటోలు, ఆ అమ్మాయిలు కూడా మంచోళ్ళొ కాదో మనకు తెలీదు. వాళ్ళే హనీ ట్రాప్‌లు‌, కిడ్నాప్ బోలేడుంటాయి అందులో కూడాన. ఇలాంటివేవో ఉన్నాయి. వీడు ఏండంటే "అమ్మాయిలని సెలెక్ట్ చేసుకుంటున్నా‌ను" అట అంత, ఆ మాటే నేను తీసుకోలేకపోయాను. అరె! ఇంత దారుణంగా ఉన్నావేంటనన్నాను.
హ్మ్. ఓకె. హ్మ్. అవును. అవును. హ్మ్. అవును. అబ్బో! చా నిజంగానే చాలా చెత్త, చెత్త మనిషే ఇంకా. <chuckles>
లేదండి. <clears throat> ఆ మరి ఆ మనిషి క్యారెక్టర్ అక్కడే నాకు నా నా దృష్టిలో వాడి క్యారెక్టర్ తగ్గిపోయింది కదా! సో, ఇలా చాలా ఉన్నాయండి. అ! ఆహ్, సో, మీ దృష్టిలో ఎంతైనా సరే, ఈ ఆన్‌లైన్‌లో వచ్చే ఈ స్నేహాలు అంత నమ్మకూడదనే మీరు చెప్తారు.
అర్థం అవుతుంది కదా! ఆ! అంతే తగ్గిపోయింది. హ్మ్. అవును. హ్మ్. అవును.
చాలా, చాలా అద్భుతంగా చెప్పారండి. మళ్ళీ వీలుంటే మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు.